మరి ఇంతకి ఈ జాబ్ మీరు తీసుకున్నారా? ఇది వదిలేసారా?
ఆ! తీసుకున్నాను. ఖచ్చితంగా తీసుకున్నాను. ఎందుకంటే మా ఫ్యామిలీకి అప్పుడు జాబ్ చేయాలి, నా సపోర్ట్ అవసరం అన్న సిట్యుయేషన్ వచ్చింది. అంటే కొంచెం, అప్పుడే కొత్త ఇల్లు తీసుకోవడం, అయన్నీ లోన్స్ కట్టాలి అన్నప్పుడు, సర్లే నేను జాబ్ చేద్దాము ఇంకా మా తమ్ముడు చదువుకుంటున్నాడు. వాడు ఎడ్యుకేషన్‌కి ఫండ్ చేద్దామని అనిపించింది. ఆ! అలాగే నేను జాబ్ చూస్ చేసుకున్నా. ఆ! ఈ జాబ్ చూస్ చేసుకున్నాకాయ్యింది. ఆహ్, ఒక 6 మంత్స్ అంటే నాకు ఫస్టు, ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమ్‌లోనే వచ్చింది. సో సెకండ్ సెము స్టార్టింగప్పుడు జాయినైపోమన్నారు. ఇంటర్న్‌షిప్ ఇస్తాం జాయినైపోమన్నారు. సో జాయినైయ్యాను. అయ్యేటప్పటికి ఇంకా జాయినైయ్యే 3 డేస్ ముందు కాల్ చేసి మేము ఒక 10 మెంబర్స్ జాయినైతే స్ప్లిట్ చేసారాన్నమాట. ఇదే కంపెనీకి ఒక సిస్టర్ కంపెనీ ఉంది. అయితే వాళ్ళు స్ప్లిట్ చేసి "3 మెంబర్స్ సిస్టర్ కంపెనీలో, 7 మెంబరస్సు ఒరిజినల్ హైరైన కంపెనీలో వర్క్ చేయాలని" చెప్పారు. నేను 6 మంత్స్ నుంచి అందరికి నేను ఈ కంపెనీ ఆ దాని రి గురించి ఆహ్, రిసర్చ్ చేయడము, దాని ప్రొడక్ట్స్ ఏంటో తెలుసుకోవడము, ఇయన్నీ తెలుసుకొని దీని మీద ఇన్వెస్టెడ్‌గా ఉన్నాను కదా! నన్ను సిస్టర్ కంపెనీలో యాడ్ చేసేసారు. నా పర్మి అంటే వాళ్ళే ఆహ్, హెచ్ఆర్ వాళ్ళే యాడ్ చేసి కాల్ చేసి "మీకు ఈ కంపెనీ", వాళ్ళకి ఆ కంపెనీ", అని చెప్పి చెప్పారు.
ఓకే. హ్మ్. సో మొత్తానికైతే ఆ ఆఫర్‌ని టేక్ చేసారు. సూపర్ అండి. ఆ! ఆ! అరెరే! హ్మ్.
నేనింకా మొత్తం డీలా పడిపోయాను. అలా ఎలా మారుస్తారు? నాకు చెప్పకుండా? నేను అంటే మెంటల్‌గా మనం ఒక దానికి ప్రిపేర్ అయిపోయి ఉంటాం కదా అవును. ఆ! చాలా హర్ట్ అయిపోయినట్టు, చాలా బాధపడిపోయాను అన్నమాట. "అరెరే ఏమైపోయింది? ఇలా జరిగిపోయిందేంటి? నేను ఒకటి అనుకుంటే ఒకటి అయిందేంటి?" అని ఉన్నాను, ఉన్నప్పుడు నేను ఎళ్లి చాలా 2 రోజులు జాయినైపోయాను. ఆఫర్ లెటర్‌లో సైన్ చేసేసాను, అంటే జాబ్ కావాలి కదా! ఫస్ట్ అది సైన్ చేసేసాను. కానీ వాళ్ళని అడుగుతూనే ఉన్నాను "నా వద్దు వేరే వాళ్ళని తీసుకోండి. నన్ను అందులోనే పంపించండి. నేను అందులోనే చేస్తాను ప్లీజ్ నాకు ఇది ఒద్దు", అని చెప్పి హెచ్ఆర్‌తో కూడా మాట్లాడాను. ఆమెమ్ ఆమె‌మన్నది "ఇప్పుడు ఏ కంపెనీలోనైనా మహా అయితే నాలుగేలుంటారు. దాని తర్వాత ఎళ్ళిపోతారు! దానికోసం మీరు ఎందుకు ఇంత ఫీలావుతున్నారో? ఎక్కడైనా ఇప్పుడు మీ కేరియర్ స్టార్టింగ్‌లో మీకు ఎక్స్‌పి‌రియన్స్ ఇంపార్టెంటు. నాకు అందులోనే ఎక్స్‌పి‌రియన్స్ కావాలని ఎందుకు అంటున్నారు? ఇది మీరు చూడట్లేదు. ఇందుమీ ఇది మీరు రిసర్చ్ చేయలేదు కదా? ఇది కూడా బానే ఉంటది అనుకోవచ్చు కదా! దీనికి గివ్ ఇట్ ఎ ట్రై ఇవ్వండి", అని చెప్పేసినట్టు చెప్పారు అన్నమాట. అన్ అయినా
అంతే కదండీ! మీరు ఒక ఎక్స్‌పెక్టేషన్స్ మీద ఉన్నారు కదా! ఆ! అంతే కదా! ఏమన్నారండి వాళ్ళు? హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. మీ ప్యాకేజ్‌లో అయితే ఎలాంటి చేంజేస్ లేవు?

ఆ! ఉండునేమో. కానీ, నాకు ఎందుకు టైం వేస్టు. దీని బదులు గేట్ ప్రిపేర్ అవు ఆహ్. గేట్ ప్రిపేర్ అవ్వచ్చు అని అనిపించింది. అయితే ఈ అంటే ఈ జీవితం మారిపోయిన నిర్ణయాలు ఇదే స్టోరీలో రెండు సార్లు తీసుకున్నా నేను. ఒకటేం ఓకే. ఆహ్, ఒకటి ఏంటంటే మా ఫ్రెండ్స్ అ అయిపోయింది. ఒక అమ్మాయి వచ్చింది వచ్చి, ఆ అమ్మాయి నేను అసలు ఏమి అటెండ్ అవ్వట్లేదు. అందరూ క్యాంపస్ అప్పుడు తర్వాత 4త్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. ఒక రెండు, మూడు కంపెనీలు వచ్చాయి, అందరూ ఎళ్తున్నారు, అటెండ్ అయితున్నారు, వస్తున్నారు. వస్తుం‌టే నేను మాత్రం అటెండ్ అవ్వకుండా మా రూమ్స్ ఉంటాయి కదా! మాములుగా వెయిటింగ్ రూమ్స్ అనేవి నార్మల్‌గా ఉంటాయి. మా కాలేజ్‌లో.
ఆ టైంలో ఇంట్రెస్ట్ రాలా. ఓకే. ఓహ్! ఆహాహా! ఓకే. ఆ! చెప్పండి. చెప్పు అవును. వెయిట్ చేస్తూ కూర్చుని, అక్కడ కాసేపు ఆలోచించుకోవడానికి టైం ఉంటుంది.
అహా! ఆలోచించుకోవడానికి అన్నట్టు కాదు. అంటే క్లాసేస్ లేనప్పుడు, ఈ రూమ్స్‌లో కూర్చుంటాం. కామన్ రూమ్స్ ఆర్ వైటింగ్ రూమ్స్ అంటారన్నమాట.
ఓకే ఓకే. రిలాక్సింగ్ లాగా.
ఆ! రిలాక్సింగ్ లాగా. అక్కడ కూర్చొని నేను ఏదో నా ఆహ్, ప్రాజెక్ట్స్ చేసుకుంటూ అలా ఉంటున్నాను. ఆ అమ్మాయి వచ్చింది. "ఏయ్! అటెండ్ అవ్వవా నువ్వు" అని అడిగింది? అటెండ్ అవ్వాలంటే ఆ! లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు అని అన్నా. "ఆహ్, తెచ్చుకునే అంత స్ ఆహ్, స్ట్రెంత్ లేదో లేకపోతే అంత లేదని చెప్పొచ్చు కదా! నీకు. నీకు రాదని చెప్పొచ్చు కదా? ఎందుకు ఇట్లా నేను దా నాకు ఇంట్రెస్ట్ లేదు అని కవర్ చేస్తున్నావు" అని అన్నది.
<laughs> యహ్! అమ్మా! అంటే, మిమ్మల్ని కించపరిచేలా మాట్లాడదాం అని ట్రై చేసింది.
ఆహ్, ట్రై చేసింది. నాకు నిజంగా చాలా కోపం వచ్చింది. నా నాకు అంటే నేను చిన్నప్పటి నుంచి ఒక మంచి టాప్ స్టూడెంట్ అనమాట. ఎన్ ఎట్లా అంటే మా స్కూల్‌లో బ్యానర్ కూడా వేసారు 10త్ క్లాస్‌లో, న్యూస్ పేపర్‌లో ఫోటో కూడా వేశారు. ఆ! అంత మంచి స్టూడెంట్ అండి నేను. తర్వాత
మండుంటది. ఆ! సూపరే! మరి అప్పుడు ఇంట్లో వాళ్ళ మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏటండి అలా మీ ఫోటో చూడగానే?
హ్మ్. చాలా మంచిగా ఫీల్ అయ్యారు. వాళ్ళకి అందరికి తెలుసండి ఖచ్చితంగా మా అమ్మాయి ఫోటో పేపర్‌లో వస్తది అన్న ఒక ధీమా ఉంది వాళ్ళకి. బా సడెన్‌గా ఏమి కాదు. ఆ! సడెన్‌గా ఏమి కాదు. చిన్నప్పటి నుంచి ఇట్లానే ఉన్నాను కాబట్టి మా కా మా స్కూల్ మొత్తం ప్రిపేర్ అయిపోయింది. ఈమె ఈమెకి నిజంగా మంచి ఆహ్, ఆ! మార్క్స్ వస్తాయి. పేపర్‌లో వేయిస్తాము అన్న కా స్కూల్ మొత్తం ప్రిపేర్ అయింది. ఇంకా మంచిగా ఎక్స్‌పెక్ట్ చేసారు. వాళ్ళోక హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తే నాకోక 98% వచ్చింది అనుకోండి.
ఓకే. ఎందుకంటే, చిన్నప్పటి నుండి క్లాస్ టాపర్ కాబట్టి. <clears throat> ఆ! 98% 10త్‌లో. వావ్! నిజంగా జా మంచి విషయం అండి ఇది.
ఆ! అంటే వాళ్ళు ఇంకా 100 ఎక్స్‌పెక్ట్ చేసి ఇంకా ఫీల్ అయ్యారు 100 వస్తది అనుకున్నాము అని. నాకు అట్లా ఏమి లేకుండే, సో ఇలా చిన్నప్పటి నుంచి చదివే స్టూడెంట్‌ని, వచ్చి నీకు అంత తెచ్చుకునే సత్తా లేదేమో అందుకనే ఆ! అటెండ్ అవ్వట్లేదు అంటే ఒక రకమైన మనకి ఫీలింగ్ వస్తది.
ఆహా! ఈగో, ఈగో టచ్ అవుద్దండి. ఈగో టచ్ అవుద్ది.
ఈగో వస్తది. ఆహ్, నిజం చెప్పాలంటే ఈగో వస్తది. ఈగో హర్ట్ అయిందా నాకా ఆ మాటకి. అయితే నాకు నెక్స్ట్ అంటే మాకు అప్లికేషన్స్ పెడతారు అన్నమాట లింక్స్. ఈ ప్లేస్మెంట్‌కి నేను అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను అని. అంటే జస్ట్ ఆహ్, కాలేజ్ వాళ్ళకి ఒక ఫార్మ్ లాగా వాళ్ళందరిని ఇంటర్‌వ్యూ‌కి పిలుస్తారు. ఒక గూగుల్ ఫార్మ్ ఇచ్చి ఈ ఈ కంపెనీ వస్తుంది. ఇది దాని జాబ్ డిస్క్రిప్షన్ ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ ఫార్మ్ ఫిల్ చేయండి. అన్నట్టు ఉంటది.
ఆ! <clears throat> ఓకే. ఓకే. మీకు ఎవరికన్ ఆ! ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఫార్మ్ ఫిల్ అప్ చేసుకుంటారు. ఆ ఫార్మ్ ఫిల్ అప్ చేసిన వాళ్ళు మాత్రమే ఆ! పిలుస్తారు ఇంటర్‌వ్యూ‌కి.